ఆ! <chuckles> అవునండి. ఆహ్, శాంతి సమయమంటారండి. నేనైతేనండి నిద్ర లేచిన వెంటనే రెండు మూడు
ఓకే. అంటే ఈ శాంతి సమయం ఏ ఏ టైమ్ నుండి ఏ టైమ్‌కి శాంతి సమయమనంటారండి?
అ 4-6 వరకు అంటారండి. కానీ నేనైతే <chuckles> 5:00కి లేస్తానండి. 5-6 అని భావిస్తానండి. అంటే నేను లేచి
అ అంటే మొత్తం 4-6 వరకు మొత్తం ఇది శాంతి సమయమంటారన్నమాట.
ఆ! అవునండి. అంటే బ్రెయిన్ కూడా యాక్టివ్‌గా వర్క్ అవుతుందంటారు గదండీ! ఆ టైమ్‌లో. ఆ! నేనైతే ఉదయం లేవంగానే 2, 3 ఇట్లా డీప్స్ సీ తీసుకుంటానండి. డీప్ బ్రీత్ తీసుకుంటానండి. 2 నిమిషాలు నా మనసు
ఆ! అవునండి. బ్రీత్ అంటే, చాలా ఉచ్చ్వాస నిచ్చ్వా శ్వాస అనేది చాలా దీర్ఘ శ్వాసను తీసుకుంటారన్నమాట మీరు.
హ్మ్. అవునండి. 2 నిమిషాలు నా మనసుని ఆహ్, మెల్లగా ఆబ్‌జర్‌వేషన్‌లో పెట్టినట్టు ఇట్లా ఊరికే ఇట్లా సైలెంట్‌గుంటానండి. మంచం మీద నుంచి నెమ్మదిగా లేస్తానండి నేను. ఆహ్, నెమ్మదిగా‌ లే <chuckles>
అంటే మంచం మీద నుండి లేచినప్పుడు మొత్తం మనస్సుని ఒక నిశ్శబ్దంగా ఉంచుకొని లేస్తారు.
ఆ! అవునండి. హ్మ్. నెమ్మదిగా లేసి, తర్వాత ఆహ్, ఇంగ బ్రష్ చేయడం గానీ, బ్రష్ చేషిన తర్వాతనండి నీళ్లు తాగుతానండి నేను ఉదయమే. నీళ్లు తాగేషి అంటే
సో, ఆహ్, బ్రష్ చేసిన తరువాత నెమ్మదిగా నిశ్శబ్దంగా లేస్తారు. ఈ ఈ శాంతి సమయంలో. అంటే 5:00 గంటలు ఆ సమయంలో.
ఆ! ఆహ్, అవునండి. అవునండి. బ్రష్ చేషేషి, నేను గ్లాస్ వేడి వేడి గ్లాస్ వాటర్ గోరువెచ్చని వాటర్ తాగుతానండి. అంటే డైజెస్ట్ బి ఆ! ఆ! అవునండి.
అంటే వేడిగా కా అంటే అంటే అప్పుడే వేడి చేసుకొని తాగుతారా? లేకపోతే పక్కనే పెట్టుకుంటారా? ఆల్రెడీ మన ఇవుంటాయి కదా! అందులో బాటిల్స్‌లో.
లేదండి. వేడి చేసుకొని కొంచెం గోరువెచ్చగా గ్లాస్ వాటర్ వేడి చేసుకొని తాగుతానండి. అంటే డైజెషన్ రీసెట్ అవుతుంది అంటారండి. ఆ టాక్సిక్స్ ఫ్లో గూడా పోతుంది.
అంటే ఇవి వే వేడి చే వేడి నీళ్లు తాగటం వల్ల
హ్మ్. <chuckles> అవునండి. వెడినీళ్ళు తాగడం. అంటే ఆహ్, ఎనర్జీ అనేది మళ్ళీ <smacks lips> రీగెయిన్ అవుతున్న ఫీల్ ఒస్తుందండి కొంచెం. మెదడు గూడా పనితీరుకి కొంచెం మెరుగవుతున్న ఫీలింగ్ వస్తుందండి. ఆ టైమ్‌లో ఇంకా మనకి. <smacks lips> అంటే ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఆ! అ వేడి గోరువెచ్చని నీళ్ళు అండి. మరీ <chuckles> వేడి నీళ్లు గాదు. అది ఆ! ఆ! తాగిన తర్వాత తొం ఇలా లేసి అండి నేను వాకింగ్‌కి అలా వెళ్తూ ఉంటానండి. వాకింగ్‌కెళ్లి స్ట్రెచింగ్ చేయడము సన్‌కి ఎక్స్‌ప్లోర్ అవ్వడం చేస్తానండి ఈ రెండు మూడు నిమిషాలు అట్లా.
ఓకే. ఓకే. అంటే ఈ ఆ! వేడి నీళ్ళు తాగటం వల్ల. అయ్ గోరువెచ్చని నీళ్ళు తాగటం వల్లనా? అంటే వెంటనే వాటర్ తాగిన వెంటనే వాకింగ్ చేస్తే మంచిదంటారు.

ఆ! అంటే అండి. నేను స్కూల్ డేస్‌లో మార్నింగ్ 5 లేషేటోళ్ళం అండి. నా స్కూల్ బావుంటుండే. నాకు ఆ లైఫ్ అంటే చాలా ఇష్టమండి. స్కూల్ డేస్ నాది హాస్టలు
అవునండి. ఆహాహా! మీరు స్కూల్‌కి మానిటర్ అన్నమాటయితే.
అంటే రెసిడెన్షియల్ స్కూల్ అండి నాది. అక్కడ సిస్టమంతా ఒక సీక్వెలు అంతా వేరుంటుంది. అందరూ ఒకటేసారి చేస్తారు కాబట్టి బావుంటుందండి అది. అలా ఉండడం వల్ల నా ఆ!
ఆహాహా! ఆ! ఒక సిస్టమేటిక్‌గా లేవటం దగ్గర నుండి ప్రతీదీ సిస్టమేటిక్‌గా ఉంటుంది రెసిడెన్షియల్ స్కూల్‌లో అయితే.
జస్ట్ ఆ! ఫోన్స్ ఉండవు. ఏమి ఉండవు. బావుంటుందండి. ఆ లైఫే నాకు నచ్చిందండి. తర్వాత నేను కాలేజ్ బయటికి స్కూల్ నుంచి బయటికొచ్చాక మొత్తం ఏందో గజిబిజి అయినట్టు అనిపించ్చిందండి. ఫోన్ చేతిలో రావడము.
ఓకే. అవ్ ఆ! స్ట్రక్చర్ కోల్పోయినట్టు అనిపించింది మీకు.
ఆ! అది నేను కోలిపోయిన ఏదో మిస్టేక్ చేస్తున్న ఫీలింగ్ అనిపించ్చింది నాకు. నేనేదో చెయ్యట్లేను. ఆహ్, అసలు అన్నట్టు నాకు అనిపించిందండి. అందుకనే నేను ఇలా చెయ్యాలి అనేది నేను మొదలుపెట్టడం స్టార్ట్ జేశానండి. సంవత్సరం ఏమో అయితుంది నేననుకున్నది
హ్మ్. అ అక్కడ టైమ్ టేబుల్ మనం ఫాలో అయ్యాము కాబట్టి ఆ అలవాటు తప్పుకు పోకూడదు అన్న టైప్‌లో మీరు అది కంటిన్యూ చేస్తూ ఒచ్చారు.
ఆ! అవునండి. అంటే అవ్వొద్దు అసలు నేను బాగా చదివేదాన్నండి. స్కూల్‌లో గూడా నా ఫోకస్ అన్ని బావుంటుండే. మంచి 90 ప్లస్ స్టూడెంట్‌ని నేను స్కూల్‌లో. ఆ! ఆ! అంటే <chuckles> బెస్ట్ కాదు కానియండి. బెస్ట్ వాళ్ళు ఉండేటోళ్ళు గాని 90 ప్లస్ స్టూడెంట్స్‌ని అలా ఉండేది
ఆ! ఓకేనండి. ఆహా! స్కూల్లో మీరే బెస్ట్ స్టూడెంట్ అన్నమాట. అబ్ అద్భుతమండి. అద్భుతం. 90 ప్లస్ స్టూడెంటా? 90 ప్లస్ స్టూడెంటంటే మంచి టాపరే అన్నమాట మీరు అయితే.
హ్మ్. అన్ టాపరే అండి. కానీ కాలేజ్‌కొచ్చాక అది తగ్గిపోయిందండి. బికాజ్ ఆఫ్ నేను రీజన్స్ చెక్ జేసుకుంటే నాకు ఈ ఫోన్ అనిపించ్చిందండి. ఫోన్ అనిపించింది. ఆహ్, ఇ ఇన్ మెయిన్ అయితే ఫోనే అనిపించ్చిందండి. నా ఫోన్‌ని దూరం పెట్టాలనే ప్లాన్ అయితే నేను వేసుకున్నానండి. ఆహ్, తర్వాత హ్మ్
ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఫోన్ వల్ల మనకు తెలియకుండానే ఇంత సమయం గడిచిపోతూ ఉంటుంది కొన్నిసార్లు.
ఆ! వేస్ట్ అయిపోతుంది అనేది నాకు అనిపించింది. మళ్ళీ ఏవైనా ఎవరివైనా చూస్తే కంపారిజన్ అనేది ఎక్కువ పెరిగిపోతుంది. దానివల్ల ఒత్తిడికి గురవ్వడం జరుగుతుందండి. అది అది గూడా అయితుంది నాకు. అదవ్వడంతో నాకు ఏం చేయాలో అర్థం కాక నేను 1 ఇయర్ బ్యాక్ ఏమేమో ఆహ్, అయన్నీ రాసి పెట్టుకుంటే నాకు ఈ ఫోన్ వల్లనే అన్నీ అవుతుంది అనేషేసి నేను నా నా పద్ధతినే ఫాలో అవుతా అన్నట్టు ఉదయం లేవడము, నీళ్లు తాగడము ఇవి ఇవి జేయడం ఎక్సర్‌సైజ్ జేయడము, ఇవి జేయడం ఫాలో అవ్వడంతో నాకు కొంచెం హ్యాపీ. ఇప్పుడైతే మంచిగా అనిపిస్తుందండి. ఓకే. ఫైన్.
అవునండి. అవును. ఓకే. ఓకే. ఓకే. ఇప్పుడు ఈ ఎక్సర్‌సైజ్ ఇవన్నీ అక్కడే నేర్చుకునేవండి ఇప్పుడు మీ రెసిడెన్షియల్ స్కూల్‌లో?
ఆ! అవునండి. అక్కడే నేర్చుకున్నామండి నేనవి. అవును. హ్మ్.
ఓకే. ఓకే. ఓకే. ఈ వేడి నీళ్ళు తాగటం ఇలాంటివన్నీ కూడా?